ఓకే. ప్రతీదీ దూరంగా ఉన్నా గాని ప్రతీదీ చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆహ్, కొన్ని పరిస్థితుల్లో మీకు టైం సమయం అనేది అవ్వకపోవచ్చు. అంటే ఇప్పుడు మీరు పొద్దున్నే 9, 8కి ఆ ఉద్యోగానికెళ్ళిపోయి సాయంత్రం 7, 8 అలా అయిపోయిందనుకోండి. వాళ్ళ మీరొచ్చి ఫ్రెషయ్యి అంతా చేసేసరికి 9:30 అట్లా అయిపోతుంది. మరి అట్లాంటి సమయం లేనప్పుడు మీరెలా మ్యానేజ్ చేస్తారు రోజుని? అంటే వాళ్ళకి ఫోను చేయడాన్ని?
అవునండి. అవును. హ్మ్. సమయంని ఎలాగంటే నేను ముందుగా వెళ్ళినప్పుడే అన్నీ చూసుకొనెళ్ళిపోతాననమాట. ఈ ఈ ఈ సమయంలో వాళ్ళివేసుకోవాలి, ఈ సమయంలో వాళ్ళు తీసుకోవాలి, అలాగే ఇంకా వాళ్ళు నాకనిపిస్తుంటది కూడా కొన్నిసార్లు వాళ్ళు తీసుకోకపోతే కరెక్ట్‌గా ఇంకా వాళ్ళకి ముందుగా గుర్తు జేయడానికి నేను వాళ్ళకేం జేస్తానంటే ఇప్పుడు మనకి టెక్నాలజీ కొంచెం పెరిగింది కదా! సో, ఆ టైంలోనేంటంటే వాళ్ళకి రిమైండర్స్ పెట్టడం. ఫోనే వాళ్ళకి చెప్తుందనమాట. మీరు తీసుకోవాలి ఈ టైం‌కి మెడిషను లేదా ఈ టైం‌కి మీరు భోజనం చేయాలి. వాళ్ళు దాన్ని నెగ్లెట్ చేయకుండా కొన్ని యాప్స్ ఉన్నాయనమాట మనకి. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి క బీపి కంట్రోల్ ఎలాగుంది. ఇలాగ చెక్ చేసుకొని కూడా మనం చూడొచ్చనమాట. సో, ఆ జాగ్రత్తలు
హుహు. హుహు. అవునండి. ఓహో! తీసుకోవాలి ఓకే. హుహుహు. ఓకే. హుహు. హ్మ్. హ్మ్. హుహు. ఓకే. మీ మీరు చెప్తూ ఉంటారు ఇగ వాళ్ళకి నేనిలా పెట్టాను. ఈ టైం‌లో ఇది చేయాల్సినొచ్చినప్పుడు. మీకు రిమైండర్ ఒస్తుంది. ఈ పని చేయండి లేదా ఈ ట్యాబ్లెట్ ఏసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటారు.
హ్మ్. హ్మ్. అవును.
ఓకే. ఓకే. సూపరండి. మీరు దూరంగా ఉంటారు. వాళ్ళని దగ్గరుండి చూసుకోలేరు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళకి చాలా ఆశలుంటూ ఉంటాయి. చిన్ ఆహ్, తల్లిదండ్రులన్నాక. అలాంటప్పుడు అయ్యో! అన్ని మీరెప్పుడన్నా గిల్టీ‌గా ఫీలవ్వడం కానివ్వండి, ఇలాంటివేమన్నా జరిగిన సందర్భాలున్నాయా?
అవునండి. హ్మ్. గిల్టీ అంటే నేను చాలా సార్లు ఫేస్ చేయలేదండి. ఎందుకంటే ముఖ్యంగా నేను ఎప్పుడు చూశినా రెండూ బ్యాలెన్స్ చేయడానికే నేను ట్రై జేశేదాన్ని. ఇక్కడా సమయం గడపాలి. అందులో కూడా నా పనిలో కూడా నేను ఒత్తిడి తెచ్చుకోకుండా నా పనిని కూడా నేను ముగించి రావాలని ప్రయత్నిస్తాననమాట ఎక్కువ. కానీ ఒకవేళ ఆహ్, కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో నేను ఒకవేళ చేయలేకపోతే, అప్పుడు మాత్రం వాళ్ళే నాకు ముందు చెప్తారనమాట. నువ్వేమి బాధపడక్కరలేదు. ఇది చేస్తుంది మన కోసమే కదా! అని ముందు నుంచే వాళ్ళ దైర్యం చెప్పేస్తరు.
హుహు. హుహు. ఓకే. హ్మ్. హుహు. ఓకే. హుహు. హ్మ్. హుహు. ఓహో! ఓకే. బాగా మీకు సపోర్ట్ చేస్తారనమాట.
అవునండి. చాలా.
ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మీరొక్కళ్ళేనా? మీకు సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అట్లెవరన్నా ఉన్నారా?